ఆ! అంటే, అదేం లేదు కానివ్వండి. ముందైతే అసలు ముందు చెప్పాను కదా! మా అత్తగారితో ఫుల్లు గొడవలవుతాయని. సో, హ్మ్. ఇంక ఆవిడ నన్ను తిట్టా తిట్ట తిట్టగానే ఏడుపొచ్చేస్తది ముందు నాకు. నాకు ఏంటంటే, కొచెం సెన్సిటివ్ అనమాట నేను. ఎవరేనా అన్నా ఏదన్నా మాటంటే, నాకేడుపొచ్చిద్ది బాగా. ఇంకేడ్చేసేసి ముందు ఏడ్చేస్తాను. వాళ్ళ మాట కూడా అనను ముందు నేను. ఇంక ఏడ్చేసేసి, ఇంక ఆ తర్వాత నాకు కోపం వచ్చిద్ది. ఎందుకన్నారు? నా తప్పు లేకుండా, ఎందుకన్నారు? తరవాత ఆలోచిస్తానండి. ఫస్ట్ ఏడుస్తా. తర్వాత కామయ్యి ఎళిపోతాను. ఎళిపోయిన తరవాత, కోపం వచ్చిద్ది. ఇంక కోపం స్టాటయిద్ది. ఎందుకన్నారు నన్ను? నా తప్పు లేదు. అంటే ఆలోచించుకుంటా. నాదేమన్నా మిస్టేక్ ఉందా జరిగిన గొడవలో? అని చెప్పేసేసి ఆలోచిచ్చుకుంటా. హ్మ్. ఆ! అవును.
అవును. అయ్యో! ఆహాహా! అయ్యో! ఆహా! ఓకే. ఆ! అందు ఆహా! ఓకే. మన మిస్టేకుంటే మనం సద్దుకోవడం జరిగిద్ది. లేకపోతే అప్పుడు మీకు మిస్టేక్ లేకపోతే, కోపం ఎక్కువ వస్తూ ఉంటదనమాట.
లేపోతే కోపం కోపమొచ్చేసిద్ది. ఇంక మాట్లాడాలన్నా, నాకు చిరాకేసిద్దనమాట. మాట్లాడబుద్ది కాదు మెయిన్‌గా.
ఓకే. అలాంటి సందర్భాల్లో మీరసలు ఎలా హ్యాండిల్ చేసేవాళ్ళు?
వెళ్లి, ఫోన్ తీసుకోని, హర్రర్ మూవీ పెట్టుకొని జూస్తా. నేను జేసే పనదే, ముందు, ముందు, ముందు ఆ! నాకున్న కోపాన్ని ఇంకెవరి మీద చూపిచ్చలేం కదా! చిన్న పిల్లలున్నారు. 7 మంత్స్, 8 మంత్స్ అంతే. వాళ్ళ మీద చూపిచ్చలేం మనం. ఆహ్, హస్బెండ్ ఇంట్లో ఉంటాడా అంటే, హస్బెండేమో డ్యూటీ పని మీద, బయట తిరుగుతునే ఉంటాడు. హ్మ్. య సు ఎవరి మీదా చూపిచ్చలే. ఇంక ఆ! ఆ కోపాన్ని ఇంక కంట్రోల్ జేసుకొని, లోపల లోపల, లోపల, లోపలే దాచుకొని, ఇంకా ఫోన్ మదే చూపిస్తూ ఉంటాననమాట. ఇంకేదన్నా రాకపోయినా అసలు ఈ నెట్‌కి అసలకి భయమే లేదు. ఆహ్, కొంచెం గూడా. ఆ! అసలెన్నిసార్లని తిరిగి సావాలి! ఇట్లే. ఏయ్ అంటే, ఆహ్, <chuckles> ఫోన్ మీద పెట్టేసేసి తిడుతూ ఉంటా. లేదంటే కాల్ జేసి మా ఫ్రెండ్‌కి గాని అండ్ బాగా ఫ్రస్ట్రేషనొచ్చేసిద్దండి. అదంతా ఎవరో ఒకళ్ళ మీద తీర్చుకోవాలనిపిచిద్ది. ఇంకా టైంలో మా ఫ్రెండ్‌కి కాల్ చేస్తా. నా బెస్ట్ ఫ్రెండ్ ఉండిద్ది. ఆహ్, సో, తనకి కాల్ జేసేస్తే, తను కూడా చెప్తూ ఉంటుందనమాట తన కష్టాలన్నీ. ఆహ్, సు హాయ్ అదే సందనుకోని, ఇంక ఆ! అవును. అవును. అదే దొరికిన సందనుకొని, ఉన్నా స్ట్రెస్ మొత్తం ఇంకా, పాపం దాని మీద తీర్చేసుకుంటా నేనైతే.
ఆహా! <chuckles> అయ్యో! ఆ! అవును. ఆ! అయ్యే! అంతే కదండీ! అంతే కదండీ! ఇంక వాళ్ళు ఇంకా కష్టపడుతూ ఆ! ఓకే. <chuckles> ఆ! ఓకే. అవును. అవును. ఆహా! ఓకే. కష్టవే! ఇద్దరూ కష్టాలన్నీ పంచుకుంటూ ఉంటారయితే! అయ్యయ్యో! అంటే వాళ్ళా సందర్భాల్లో, వాళ్ళేం అనుకోరా అండి?
<laughs> లేదు. లేదు. తనసలు ఏవీ అనుకోదు. బెస్ట్ ఫ్రెండని చెప్పాను కదా! చాలా, అంటే చాలా. నా థర్డ్ క్లాస్ నుంచి, తనే అండి నాకు స్టిల్ ఇప్పటికీ బెస్ట్ ఫ్రెండు. ఆ! అంటే తనకేం కష్టముందో, నాకే ఫస్ట్ కాల్ చేసిద్ది. నాకేం కష్టం ఉన్నా, నేను తనకి కాల్ చేస్తా.
అవునవును. ఆహా!

ఆ!
అంతే గదండీ! అసల మరి అంత దారుణంగాన? ఆ! వాళ్ళ ఆహ్, ము
అంతే గదండీ! నిజంగా. కొంచెం సిట్యుయేషన్ గూడా కొద్దిగా వరెస్ట్‌గా ఉందనుకోవచ్చు మనం.
ఆ! అర్థం చేసుకోవాలిగా. అరె! ఎన్నీ, ఎన్ని రోజులని బెడతారు మదర్ వాళ్ళు ఒకమాట జెప్పండి? ఎన్ని రోజులు బెడతారు? హ్మ్.
అవును. ఆ! అంతే గదండీ. ఇప్పుడు మనం జీవితాంతం బెట్టాలన్నా గూడా వా ఒక్కొవైపు ఇప్పుడు మనం పెళ్లి జేసుకున్న తర్వాత మనమేదన్నా జాబ్ జేస్తుంటే వాళ్ళని జూసుకోవాలి ఇంకా మనం పోయి, వాళ్ళ దగ్గర మనం అడిగేదేంటండి? అంటే ఇప్పుడు తనేమన్నా జాబ్ ట్రయల్స్ ఇలాంటివేమన్నా ట్రై చేస్తుందా అండి? అంటే ఇప్పుడు పంపహా సొంత సంపాదన కోసం.
హ్మ్. హ్మ్. అవును. అంటే లేదండి, సేమ్ నాకులాగే! ఆహ్, సేమ్ నాకూలాగే, తనకి గూడా ఒక బేబీ అన్నమాట. ఆహ్, సో కుదరదు గదా! పిల్లలున్నప్పుడు కుదరదు. ఆ! హ్మ్.
ఓకే. అంతే గదండీ! ఇప్పుడసలు చిన్న పిల్లోలుంటే వాళ్ళకి మినిమమ్ 5 ఇయర్స్, 4 ఇయర్స్ ఒచ్చేదాకా అసలెటువంటి పరిస్థితి ఉండదు మనం కదలటానికి.
హ్మ్. హ్మ్. హ్మ్. మళ్ళీ ఇంకా పిల్లలుంటే ఇంకా ఒత్తిడేక్కువుంటుంది మళ్ళీ. ఆ ఒత్తిడిని ఎవరి మీద చూపించాలో తెలీదు. నిజంగా, ఆహ్, అనుకుంటాం గానీ పిల్లలు పిల్లలు అని చెప్పేసేసి ఎవరు పట్టుకోరండి. ఒక ఆహ్, అంటే బయటకి తీసుకెళ్తాము, బయటకి తీసుకెళ్ళినప్పుడు మాత్రమే ఎక్కలేని ప్రేమంతా జూపిస్తారందరూ. కానీ ఇంట్లో ఉన్నప్పుడు కనీసం ఏడుస్తున్నా గానివ్వండి ఆ! పట్టించుకోరు. మనమే జూసుకోవాలి. "ఒచ్చి పాలిచ్చేల్లు, లేదంటే ఆకలవుతుందనుకుంట ఏదైనా తినిపిచ్చు. ఏంటసలు ఇంత బద్ధకంగా తయారవుతున్నావు?" పిల్లల విషయంలో గూడా ఇలాంటివి మాట్లాడుతుంటారు. అరె! నైటంతా వాళ్ళని చూసుకుంటుండాలి. అవును. సో డే టైమ్‌లో గూడా ఆహ్, ఆ! హ్మ్.
అవునవును. ఆహా! ఓకే. ఆహా! మనమే జూసుకోవాల్సొస్త్ అవునండి. అవునండి. ఓకే. ఆహా! అవునండి. వాళ్ళసలు సరే తొందరగా నిద్రబోరు. మనకప్పుడు కోపం ఒస్తూంటది. మనకీ నిద్ర ఒస్తుంటది ఒక పక్క. మనకి గూడా బాడీ సహకరించ ఒస్తూండదు.
హ్మ్. హ్మ్. సహకరించదు. సో అలాంటి టైమ్‌లో అయినా సరే కొంచెం మనం కోరుకుంటుంటాం గదా!
అవును.
ఆ! అలాంటిదేం ఉండదండి అసల. అంతా ఎ ఎవరైనా సరే మే బీ మీకేమన్నా ఫ్యూచర్‌లో ఏమన్నా మ్యారేజైతే గనక, నేను జేప్పేది ఒకటే అండి. ఆహ్, సో మీ మదర్‌కెంత రెస్‌పెక్ట్ అయితే ఇస్తున్నారో ఒక వైఫ్‌కి గూడా యాజ్ ఎ వైఫ్‌కి గూడా అంతే రెస్‌పెక్ట్ ఇవ్వాలన్నమాట. అంటే అది మంచి పద్ధతి. హ్మ్.
<chuckles> ఓకే. అవును నిజంగా. ఖచ్చితంగా ఇవ్వాలండి.

అబ్బో!
మొత్తం టోటల్‌గా. హ్మ్. ఏంటి వాళ్ళా ఆడబిడ్డ ఆహ్, మ్యారేజ్ గాలేదనమాట. సో వీళ్ళు డబ్బులు బెట్టె తనని అమెరికా బంపించారు. అక్కడ తనకొక 3,00,000 అనేది ఒస్తది. ఆ 3,00,000లో తన పై ఖర్చులుంచేసుకొన తను ఇంకా పై ఖర్చులకొస్తాయంట. ఆ 3,00,000 మాత్రం ఇంటికి పంపిచ్చేసేసిద్ది ఆహ్, అదే గాకుండా వీళ్ళ హస్బెండ్ అన్నాను గదా! తనకు ఒక 1,00,000 ఒచ్చిద్ది. వాళ్ళ అత్తమామలు కొంచెం బిజినెస్ పూల బిజినెస్ వాళ్ళది. సో వాళ్ళకొక 1,00,000 ఒచ్చిద్ది. ఇంత డబ్బులొస్తున్నా గానీ ఈ రీచార్జ్ దగ్గరకి గూడా అండి ఈవెన్ షాపింగ్ ఇప్పుడు క్రిస్టమస్ గదా! మేము ఆహ్, పండగ జరుపుకుంటాము, క్రిస్టమస్సు. సో దానికి గూడా నిన్న కాల్ జేసింది పాపం. నిన్న కాల్ జేసి బాధపడ్డం గానీ, కోపం గానీ చూపిచిందనమాట. ఏంటి అంటే ఆహ్, యా అంటే నా మీద ఫస్ట్ కోపం జూపిచింది. నేను కొంచెం బిజీగా ఉండి తన కాల్ నేను రిసీవ్ జేసుకోలేపోయా ఒక 2 డేస్ నుంచి. ఆ! కొంచెం నిద్ర లేక ఆహ్, సో దానివల్ల ఏంటంటే నిన్న తిట్టింది. ఆహ్, మెసేజ్ జేసింది "అసలు ఎన్ని సార్లు కాల్ జేయాలి నీకు? హ్మ్. ఒకసారి గూడా లిఫ్ట్ చేయాలని తెలీదా" అని జెప్పేసి తిట్టింది. తిట్టేసరికి ఆ మెసేజ్ జూసి వెంటనే కాల్ జేసా నేను. కాల్ జేస్తే "ఏంటె?" అనంటే "అదెన్ని సార్లు జేయాలి జెప్పు నీకు?" అని జెప్పేసేసి ఇంకా స్టార్ట్ జేసిందనమాట తిట్టడం "ఓకే. సర్లే ఇట్లా నేను కొంచెం బిజీగా ఉన్నానులే ప్రాబ్లమ్ ఏంటో జెప్పు" అనంటే చెప్పిందనమాట. ఇట్లా క్రిస్టమస్ ఒస్తుంది గదా! షాపింగ్ ఎవరైనా చేసుకుంటారు గదండి. వెళ్ళేసి! ఆ! షాపింగ్ జేసుకుంటారు గదా! ఆహ్, సో తనకంట వాళ్ళ మదర్ వాళ్ళు డబ్బులిస్తే ఆహ్, హ వాళ్ళ హస్బెండ్ షాపింగ్‌కి తీసుకెళ్తాడంట.
ఆహా! ఓకే. ఓకే. ఆహా! ఓకే. ఓహో! అవును. హుహు. ఓకే. అవును. ఓకే. ఓకే. అంటే ఏ విషయంలో అండి ఇది? ఆహా! ఓకే. ఆ! అయ్యయ్యో! <chuckles> ఆ! ఆహా! అవును. నిజంగా సాధారణంగా షాపింగ్ జేస్తూ ఉంటారు పండగలకి. అదేంటండి? వాళ్ళంత లావున సంపాదిస్తూ అంత ఇప్పుడు పెళ్లి జేసుకున్న తర్వాత హస్బెండ్‌దే గదా! బాధ్యతలన్నీ ఉంటాయి?
క్రిస్టమస్‌కి. హ్మ్.